ఆ! మెత్తగైనా పర్లా అది మెత్తగనే ఆహ్, ఉగ్గనంటేనే మనం మెత్తగా చేసుకొని తినేదన్నమాట. ఆ బొరుగులు ఫస్ట్ ఏముంటాయి మనకి ఉ మరమరాలు ఆహ్, క్రంచీ క్రంచీ‌గుంటాయి కదా! కరకరలాడుతూ ఉంటాయి. వాటిని మనమేం చేయాలంటే నీళ్లలో నానబెట్టేసి ఆ వాటర్‌ని ఆ నీళ్ళని ఆహ్, నీళ్ళని మొత్తం ఆహ్, పిండేసి ఈ విడిగా ఉన్న నానిన బురుగు ఆహ్, మరమరలు తీసుకొనోచ్చేసి పక్కన పెట్టుకుంటామనమాట గిన్నెలో. దాని తరువాత ఇంకా పెన్నం తీసుకొని పెద్దదొకటి ఆహ్, అందు‌లోకి మనం తిరగమాత పెడతాం కదండీ ఆయిలేసి. ఇంకా మాములుగా ఈ పోపు గింజలన్నీ వేసేసి కొంచెం ఆహ్, ఉల్లిపాయుంటది కదా! ఉల్లిపాయని కొంచెం జంపుగా తర తరగేసుకోవాలనమాట. చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మన పంటి కింద పడి మనకి ఆ! <giggles> ఆ రుచి తెలిసేలా మనం కీ కొంచెం పెద్దగా తరుక్కోవాలన్నమాట. తరిగేసుకొని కొంచెం ఆహ్, టమాటో పండు టొమాటో అది దాని తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చిని మనం కట్ ఆహ్, కోసుకొనైనా ఏసుకోవచ్చు. లేకపోతే ఆహ్, మనం రోట్లో ఏసి దంచే ఆహ్, సాల్ట్‌తో ఎసి దంచేసి వాటిని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్‌ని కూడా మనం!
హ్మ్. ఆ! అవును. ఓహ్! మెత్తగయ్యేలా చేయాలి. హ్మ్. హ్మ్. ఆ! తిరగమాత. అవును. ఓహ్! ఓకే. అర్థమైంది అర్థమైంది. ఆ! ఆ! అలాగే. ఆ! అల్ అలాగే ఆ! అది కల్ కచ్చా పచ్చాగా దంచి వేసుకోవచ్చంటారు.
ఆ! వేసేసుకోవచ్చు. ఏసేసుకొని వాటినంతా మనం కొంచెం ఆహ్ వేయించుతామనమాట. కొంచెం ఎర్రగా ఎ అయియ్యేంత వరకు. దాని తర్వాత అది వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కావాలనుకుంటే కొంచెం కారంపొడేసి ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేస్తాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టిన మరమరాలుంటాయి కదా! వీటిని తీసుకెళ్ళి అందులో కలబెట్టేసి ఆ మిశ్రమమంతా దీనికయ్యేటట్టు కలిపేసుకోడమే.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవునవును. హ్మ్.